ఆ! పని చేసింది, వీళ్లకి 5 ఇయర్స్ గ్యాప్. మా ఆయన పెద్ద, మా మరిది చిన్న అన్నమాట. అయితే కాకపోతే నాకన్నా పెద్ద మా మరిది. క అయితే మంచిగా చూసుకుంటాడన్నమాట. ఆయన తిన్నాడా? ఆయనేం చేస్తున్నాడు? ఇప్పుడు నిన్న ఆయన కొంచెం బాలేదన్నమాట, కోల్డ్ వచ్చింది. పది సార్లు వెళ్లి అడిగాడన్నమాట, "తగ్గిందా? హాస్పిటల్‌కెళ్దామా? తగ్గిందా?" సో, ఇట్లాంటప్పుడు రావన్నమాట. అంటే ఒకరు కేరింగ్ ఒకరు చూపించుకుంటారు కదా! ఇప్పుడు మా ఆయన కూడా ఏదో జాయింట్ పైయినయ్యి పడుకున్నాడు. ఆయన వచ్చేటప్పుడు వోలిని స్ప్రే అలాంటివి తెచ్చేస్తాడన్నమాట. సో, అక్కడ ఏంటంటే వాళ్లు ఎక్స్‌ప్రెస్ చేయడం రాదు మాటల్లో, కానీ చేతల్లో చూపించుకుంటున్నారు కాబట్టి, వాళ్లకి అండర్‌స్టాండింగ్ ఉంది. ఇక నాకు, ఈమెకొచ్చేసరికి, నేను మంచిగా చూసుకుంటానండి. అంటే నాకన్నా 4, 5 ఇయర్స్ చిన్న గదా ఆ పిల్ల. సో, ఏంటంటే ఏమన్నా తెలవకున్నా చెప్తాను. నేనొచ్చాకే తను అన్ని నేర్చుకుందన్నమాట. పూజలు ఎలా చేయాలి? ఏమన్నా స్తోత్రాలు ఎలా చదవాలి? అంటే పాజిటివిటీని పెంచినన్నమాట ఇంక ఒచ్ ఆ! సో అలా, అలా చేసి, కొంచెం బాగా మాట్లాడుకుంటాం, జోక్స్ ఎసుకుంటాం, జోక్స్ వేస్తూ పని చేస్తాం. ఆహ్, ఇంక పని విషయంలోకొచ్చేసరికి పనమ్మాయి ఉంది ఎలాగో. మొత్తం ఇల్లంతా. ఏంటంటే, మా కుకింగ్ ఒక్కటే చేయాలి. ఆ కుకింగ్ కూడా మళ్లీ మా మామయ్య తల దూరుస్తారు. <laughs> కట్టింగంతా మా మామయ్య జేస్తారు. కత్తిపీట అంటారు తెలుసా కూర్చొని జేస్తరు?
ఓహోహో! ఆ! ఆహహా! ఆహహా! ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అదే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. <laughs> ఆ! ఓకే. ఓకే. ఓకే. ఆహా! ఆ! ఆ! ఆ! ఆ! ఆ కత్తి‌పీ‌టతోటే ఆయన చేస్తారా?
మస్త్ ఆ! దాని మీద. ఆ! ఫుల్ ఫాస్ట్‌గా ఆహ్, కట్ చేసి ఇచ్చేస్తారు. ఆ! మేమిక్కడ స్టవ్ మీద వేసేస్తుంటాము, ఆయిల్ వేసి అవన్నీ. <chuckles> ఆ! హెల్ప్ చేస్తారులెండి. ఆమె టిఫిన్స్ చూసుకుంటుంది డైలీ. నైట్ అంటే నానబెట్టడం, పిండి నూర్పడం, అవన్నీ, చట్నీసు. లంచ్, కర్రీస్ అవన్నీ నేను చేస్తాను. సో, ఇంత బ్యాలెన్స్‌డ్‌గా మేము కొంచెము షేర్ చేసుకుంటున్నాం కదా! పనులు. కాబట్టి చిన్న గొడవలే అయ్యాయి ఇప్పటివరకైతే. చిన్న చిన్నవి అసలు గొడవలే కాలే నాకు ఆమెకి ఏంటంటే, ఒక్కొక్కసారి యాక్టివ్‌గా ఉండదు. కొంచెం డల్‌గా ఉంటది. "ఏమైంది" అంటే, "కొంచెం హెల్త్ బాలే అక్క" అంటది. అక్కడితో నేను పెద్దగా ఫోర్స్ చేయను. ఎవరి స్పేస్ వాళ్లకివ్వాలి గదా? వాళ్లకేమైందో, వాళ్లకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకొని వదిలేస్తా. మరీ పర్సనల్ స్పేస్‌కెళ్లిపోయి, "చెప్పు చెప్పు? ఏమైంది చెప్పు? ఏమైంది చెప్పు?" అంత క్యూరియాసిటీ ఉండొద్దన్నమాట. ఓవర్ క్లోజ్ కూడా అవ్వొద్దు. ఎంతలో ఉండాలో అంతలో ఉండి, మంచిగా పిల్లల్ని చూసుకుంటూ, హెల్తీగా రిలేషన్‌షిప్ మెయింటెయిన్ చేస్తూ ఉంటే బావుంటుంది.
ఆ! ఓహ్! <chuckles> భలే మామయ్య దొరికిండండి మీకు! <chuckles> ఆ! ఓహ్! ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. అవును. హ్మ్. అదే. అదే. అదే. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. పిల్లల విషయంలో గూడా ఒక్కొక్కసారి గొడవలొస్తాయి. అంటే హ్మ్. మీ పాప ఇట్లా చేసింది, మీ బాబు ఇట్లా చేసిండు, అట్లని చెప్పేసి. అ అట్లెప్పుడైనా వచ్చాయా అండి?